నా యాక్చువల్లీ పెద్దబాబుతో చాలా క్లోజ్‌గా, చాలా ఫ్రీగా అంటే వాడితో ఆడుకోవడం, టైం చాలా స్పెండ్ జేయడం, ఇలాంటివి చాలా చేశాను.
అవునా? ఆహా!
సో, ఇమీ ఆహ్ సెకండ్ బేబీ వచ్చేసేకల్లా, తనతో అంత టైమ్ స్పెండ్ చేయకపోయేకల్లా, తనలో ఆ డల్‌నెస్ ఆ థింగ్ అనేది కనిపిస్తది. అప్పడి వరకున్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి, తనకి తగ్గిపోయినయనిపిచ్చింది.
హ్మ్. అయ్ హ్మ్. అయితే హ్మ్. అయితే. ఇప్పుడు మీరు హ్మ్. ఈ డిఫరెన్సెస్‌ని వాళ్ళు బాధపడినప్పుడు మీరెలా ఎదుర్కున్నారంటే, వాళ్ళకి మీరేవైనా చెప్పడం జరిగిందా? హ్మ్, మీ ఇద్దరు నాకొక్కటే, అంటే ఇలాంటివేమైనా మీరు ఎదుర్కున్నారా?
సో... అదా హ్మ్. అంటే అంతలాగ డైరెక్ట్‌గా కూడా చెప్పలేదండి. కాకపోతే వాళ్ళకర్థమయ్యేలా అంటే, వాళ్ళకిష్టమైన బొమ్మలు స్టోరీస్, మూవీస్ ఇవన్నీ ఉంటాయి కదా! వాటిని ఎగ్జాంపుల్స్‌గా తీసుకొని చూపిచ్చానండి. అంటే, ఇప్పుడు నేను పిల్లలకిలా ఉండాలి అంటే, పెద్దవాళ్ళకే ఒక్కొక్కసారి మనం చెప్పేవి డైరెక్ట్‌గా అర్థమవ్వవు. అండ్ పిల్లలకేంటి అనంటే, వాళ్ళక వాళ్ళు వినాలి అనంటే, వాళ్ళకి ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంటేనే వింటారు.
హ్మ్. అవునండి.
వాళ్ళకి ఇంట్రెస్టింగ్‌గా పిక్చర్స్ వ్యూగా అది అలా ఉంటేనే వింటారు. సో, అలా అనేసి నేనేం చేశా అంటే, ఆహ్, మా బాబు యాక్చువల్లీ కొన్ని ఇవి చిన్నపిల్లలవి షోసుంటాయి కదా! 'రోమా డయానా' అండ్ 'శివ', 'హల్క్' ఇవన్నీ ఉంటాయి కదా! ఇవన్నీ చూస్తూ ఉంటాడు. అయితే అందులో కొన్ని నేను కూడా, కొన్ని అబ్జర్వ్ చేశాను. అంటే నేను చూసేటప్పుడు గూడా నేను కొన్ని థింగ్స్ అనేవి పాయింట్ అంటే ఆ సిరీస్ కొన్ని పర్టి ఆహ్, పర్టిక్యులర్‌గా పక్కకు తీసి పెట్టుకున్నాను. సో, ఎప్పుడైతే తనలా ఫీలవుతున్నాడో, ఆద్ ఆ రిలేటెడు స్టోరీసుంటాయి గదా! అవి తనకెక్కువ ప్లే చేశాను. ప్లే చేస్తూ నేను చెప్పడం చేశానన్నమాట. ఆ! దిస్ హ్యాపెన్స్ అనేసి. ఎప్పుడైనా నువ్వు జాగ్రత్తగా ఐ మీన్, జాగ్రత్తగా ఉండాలి నాన్న, ఇది మన రెస్పాన్సిబిలిటీ, ఆహ్, ఓకె. సో, మనమే జాగ్రత్తగా ఉండాలి, మనమే మన చిన్న పిల్లల్నింకా బాగా చూసుకోవాలి. ఆహ్, ఇప్పుడు సపోజ్ లైక్ అందరికి చాలా తెలిసిన థింగ్ ఏంటంటే, 'రోమా డయానా' రైట్!
అవునేమో! ఆ! అవునండి. హ్మ్. హ్మ్. ఆహా! అవునండి. అవును. హుహు. ఆహా! హుహు. అవునవును.
ఆ! సో, ఆ 'రోమ డయానా' వాళ్ళిద్దరు బ్రదర్ అండ్ సిస్టర్. సో, వాళ్ళిద్దరెంత బాగా కలిసి చేసుకుంటున్నారు, ఎంత బాగా వాళ్ళకి థింగ్స్ అనేవి వర్కౌట్ అవుతున్నాయి అది అందరికి తెలిసిందే కదా! సో, అలా ఇప్పుడు నీకు కూడా ఒక సిస్టరుంది...
ఆహా! హ్మ్. అవునవును. హ్మ్.
సో, తనని కూడా నువ్వలాగే చూసుకుంటే, ఎంతమంది మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఇలాంటి ఎగ్జాంపుల్స్ అనేవి, నేను తనకి ఇచ్చుకుంటా వెళ్ళానండి. నా గోయింగ్ టైమ్‌లో.
హ్మ్.

చాలా బా చెప్పారండి. అయితే ఇప్పుడు హ్మ్. ఆ ఆహ్, పూర్వం రోజుల్లోన్ని మనం పేరెంటింగ్ స్టైల్ చూస్తే చాలా భిన్నంగా ఉంటది, ఇప్పుడు పేరెంటింగ్ స్టైల్ కన్నా. మీకు దానికి, దీనికి, ఏ తేడా గమనించారు? ఇంకా ఇప్పడుకి, ఇప్పుడున్న పేరెంటింగ్ చాలా బాగుంటుందా? లేకపోతే అప్పుడున్నపేరెంటింగే మనం ఇప్పటివరకు ఫాలో అయితే బాగుంటదా?
అంటే అది ఏ జనరేషన్‌కి సంబంధించి ఆ! జనరేషన్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు టు బి ఫ్రాంక్ మన చైల్డ్‌హూడ్ ఆలోచించండి. టు బి ఫ్రాంక్ నాకు తెలిసిన మన చైల్డ్‌హూడ్ మన కజిన్ కానీ, మా ఫ్రెండ్స్ ఇట్లా ఎవరైనా సరే మమ్మీ డాడీ అంత దూరం నుంచి కోపంగా చూసి భయపడుకుంటూ కూర్చున్న రోజులండవి. అప్పుడు పేరెంట్స్‌కి మనం భయపడ్డం, ఇప్పుడు ఈ జనరేషన్ కూడా మనమే భయపడుతున్నాం పిల్లలకి. <giggles> సో, సిట్యుయేషన్ అనేది అంటే ఏ జనరేషన్‌కి తగ్గట్టు ఆ! జనరేషన్ ఉంది. అది ఆ! టైంలో అది కరెక్ట్ ఈ టైంలో ఇదీ కరెక్టె.
హ్మ్. హ్మ్. అవును. హ్మ్. అవునండి చాలా. అవును. హ్మ్. హ్మ్.
ఎందుకంటే ఆ! టైంలో, మనకేంటి అనంటే మనకి తెలిసిన మనకి మనకపుడున ఆటలు <giggles> లైక్ లైక్ టైర్ బండి‌తో తప్పడము, చింతగింజలు, ఇలాంటి ఆటలు అంటే, అక్కడ ఎన్విరాన్మెంట్‌తో ఉంటాం కాబట్టి అక్కడున్నటువంటి సిట్యుయేషన్‌లో వాళ్ళ పేరెంటింగ్ కరెక్ట్.
అవునవును.

హ్మ్. ఓకే, అయితే ఇప్పుడు మనకి హ్మ్, ఈ పండుగల టైంలో కానీ ట్రెడిషన్స్ గట్టా, మన సంస్కృతి కొన్నిసార్లు పిల్లలకి చెప్తున్నప్పుడు చాలామందికి అది అర్థం కాదు, నచ్చదు కదా! అంటే వాళ్ళేం చూస్తారంటే, ఇవి మనం ఇప్పుడు చెయ్యాలా అనుకోని వాళ్ళు ఈ అభిప్రాయంలో ఉంటారు. నేను చేయనమ్మా అని ఇలాగ, ఇలాంటి సిట్యుయేషన్స్ మీరెప్పుడనా ఎదుర్కొన్నారా అండి? ఎదుర్కొంటే ఏ విధంగా? హ్మ్.
అవునండి. అవునండి. యాహ్! ఎదుర్కున్నానండి, బానే ఎదుర్కున్నాను. అంటే లైక్ ఎందుకంటే లైక్ పిల్లలకి కామన్ థింగ్. లైక్ స్కూల్ గోయింగ్, అక్కడ స్కూలు నుంచొచ్చాక హోంవర్క్, ఎగ్జామ్స్ టైమ్‌లో చదవడం
హ్మ్. హ్మ్.
ఆ! ఇవి మెయిన్ థింగ్స్ ఉంటాయి. అండ్ ఒకవేళ, బయట మనం షాపింగ్‌కెళ్ళినప్పుడు బొమ్మలు కొనమనేసి, అది కావాలి అంటే, కావాలి వద్దు అనే కాన్సెప్ట్ ఉండదు కదా! ఇలాంటి చాలా థింగ్స్ అనేవి కామన్‌గా ఉంటాయి పిల్లలలో. కాకపోతే ఏంటి అనంటే, ఇప్పుడు తను అడిగిన ప్రతీదీ కొనిచ్చగల సామర్థ్యం మనకున్నా కూడా, నేను క అన్నీ కొనియ్యాలి అనే ఆలోచనలో ఉండనండి. ఎందుకంటే ఆల్రెడీ ఇవ్వాళ మార్నింగ్ కొనిచ్చాను అనంటే, మధ్యాహ్నం వాడేమి అడిగిన దానికి ఆన్సర్, నో అనే ఇవ్వాలని ట్రై చేస్తాను.
అవును. హ్మ్. హ్మ్. అవును. అవును. హ్మ్.